ఓహో! ఓకే అండి. హ్మ్.
ముఖ్యంగా కొంచెం కోడిగుడ్లు గాని, మంచి ప పదార్దాలు గాని, ఆకూరలు గాని, పప్పు ధాన్యాలు. ఇవి ఉండేటట్టు చూసుకుంటామండి. ఇంకా ఎప్పుడైనా వీక్‌ఎండ్స్‌లో సాటర్డే, సండే కుదిరినప్పుడు, బయటికెళ్ళి తినడంలో ఏదన్నా ఒక రోజు పర్లేదు కానీ, మో ఎక్కువ మట్టుకైతే ఇంట్లో మంచిగా కూరగాయలు, పండ్లు. అక్ తినడం వల్ల మనకి ఆహ్, ఆరోగ్యం గానీ, అందం గానీ, జుట్టు గానీ, నిద్ర గానీ, అన్నీ బావుం
అవునా అండి. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. అవునండి. అసల. అవును. హ్మ్.
అలా, హ్మ్, అలా చ అంటే, మనకి ఒకటే ఒక వారంలో మనకి ఆహ్, రిజల్ట్ రాదండి. జీవన శైలి మ
ఆ! అది ఒక ప్రక్రియలాగా సమయమైతే పడుతుందనే అంటారు.
ఒక 2, 3 నెలలు కంటిన్యూగా మనం ఇలానే నీళ్లు బాగా తాగుతూ, మాంసం మితంగా తింటూ ఉంటే, మనది, మనది మనకే కొంచెం బా ఆహ్, శరీరంలో మార్పులు తెలుస్తుంటాయి అప్పుడు. నేను ఒక రోజు తినేేశాను, నాకేమి అవ్వలేదే. ఇప్పుడు మా ఫ్రెండ్‌కి చెప్పాను ఏబీసీ జూస్ అని, యాపిలు, బీట్రూటు, క్యారెటు.
హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. ఓహో! చాలా సంతోషం అండి. హ్మ్. ఓహ్! హ్మ్.
అల్లంతో జ్యూస్ తాగితే, కొంచెం ఉ ఉన్న కలర్ కన్నా కొంచెం, బాగా ఫేస్‌లో గ్లో ఒస్తదని జెప్పాను. తన్ ఒక రోజున తాగి నాకేం లేదని చెప్పింది.
అవునండి. హ్మ్. అయ్యయ్యో! హ్మ్. అదే మనం ఎప్పుడు అలా గమనిస్తూ ఉంటాము. చాలా మందికేంటంటే రిజల్ట్స్ చాలా ఫాస్ట్‌గా కావాలి. వాళ్ళు అది చాలా సమయం చేయాలని ఆలోచించరు. ఈరోజు, నిన్నా చేసాను. ఈ రోజుకి ఇంకా వాళ్ళకి రిజల్ట్ కావాలన్నట్టే ఉంటారు కదండి!
అడ్ అదే. అదే అండి. ఎప్పుడైనా సరే, మనం న్యాచురల్‌గా వెళ్ళే విధానాలు చాలా సమయం పడతాయి. కానీ ఖచ్చితంగా మనకి రిజల్ట్ మాత్రం ఉంటది.
ఆ! హ్మ్. ఆ!